అంటే అదేనండి. ఎలా ఉంటుందంటే నాతోని నేను గాని ఒక టార్గెట్ పెట్టుకున్నాననుకోండి. సిక్స్ పాక్ తీయాలనుకున్నాననుకోండి. <smacks lips> లేదు అంటే అలాంటివేమైనా పెట్టుకున్నప్పుడు అది ఫ్యామిలీ గేదరింగ్స్ కాదు కదా. అవతలోళ్ళు ఇంకా అది నువ్వు తినకపోతే నేను చచ్చిపోతానంటే, సరేలే! నువ్వు ఇంకా అదే చేసేయి నేనైతే తినను అనేస్తాను. <smacks lips> <laughs> ఆ!
హ్మ్. <giggles> ఆ! నిజంగా. <giggles> నిజంగా. <giggles> ఎంత ఎన్ ఎంతలా ఫోర్స్ చేసినా మీరు మాత్రం ఖచ్చితంగా డైట్ ఫాలో అవుతారనమాట.
అంతే. అంతే. ఏంటంటే ఇలాంటివి చాలా జరిగాయండి ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో ఫ్యామిలీ రిలేటివ్స్‌లో. ఏంటంటే, <smacks lips> చిన్న చిన్న ఆళ్ళు ఫీల్ అయిపోవడం గొడవల్లా కూడా వచ్చాయి. ఏంటంటే ఇప్పుడు డ్రింక్ ఇస్తారు ఖచ్చితంగా మనం ఎళ్ళినప్పుడు. ఆహ్, ఆహ్, "ఆ! డ్రింక్ తాగండి" అంటారు. మనం ఏమంటాం, "లేదు లేదండి డైట్‌లో ఉన్నాను. తాగను." అంటే "అయ్ ఏమవ్వదు ఒక గ్లాసే కదా. ఆ! ఒక గ్లాసే కదా తాగేస్తే ఏమవ్వదు ఏమవ్వదు" అనేసి. "లేదండి అవ్వదండి. ఎందుకంటే మా చుట్టాల్లో మెయిన్ ఏంటంటే, నా మీద ఒక మంచి అభిప్రాయముందండి. వీడు గాని జిమ్ అది చేస్తే, అంటే నావి ఫోటోలవి ఎక్కువుంటాయిమాట. ఈ సిక్స్ పాక్ ఫోటోలు అవిని. <smacks lips> దాని మీద వాళ్లకి మంచి అభిప్రాయం. ఏంటంటే ఈడు బలంగా అనుకుంటే గట్టిగా బాడీ అది చేస్తాడు. ఇలాంటి వాడిని మనం డిస్టర్బ్ చేయకూడదన్నట్టుంటారు. అయితే కొంతమందుంటారు కదా! కొత్తగా పరిచయమైన వాళ్ళు గాని లేదు అంటే కొంచెం పెద్దవాళ్ళు గాని.
హ్మ్. అవును. ఖచ్చితంగా. తాగాల్సి వస్తుంది. ఆ! మరి దాని మీద సెటైర్‌లు సెటైర్‌లు కూడా. <giggles> హుహు. ఆ! ఓహ్! ఆ! వాళ్ళకి తె తెలీక మీకు ఫోర్స్ చేస్తూ ఉంటారు అవననమాట.
హ్మ్. వాళ్ళు అలా ఫోర్స్ చేసినప్పుడు నేను మొఖం మీద చెప్పేస్తాను. ఆ! ఎందుకంటే అండి ఇలాంటివి మందు విషయాలు, ఆల్కహాల్ విషయాల్లోనే జరిగాయి. అంటే <clears throat> మనకలవాటు లేకపోయేసరికి ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేద్దాం అని చూసి. "నువ్వు గాని తాగకపోతే మేము అందరం తాగం లేదా విసిరేస్తాం" అంటే నేనే ఇరగొట్టేస్తాననివోడినండి. "తాగితే తాగండి మానేస్తే మానేయండి." లేదా నేనే ఇరగ్గొట్టేస్తాను. ఆ! అంతేగాని నా కోసం నేను నా రూల్స్‌ని కొన్ని పెట్టుకున్నానండి. చు చిన్నప్పుడు కాడినుండి. అవి నేను బ్రేక్ చేసుకోలేను కదా! అలా ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళిపోతుంటాను. కానీ ఆ చీట్ డే కొన్ని డేస్ పెట్టుకుంటానండి. అంటే ఇప్పుడు ఏ పండగలకి ఏదో వచ్చింది అనుకో, ఖచ్చితంగా నా బాడీలో మొత్తం అంతా ఒకేసారి అంటే మొత్తం ఇప్పటి వరకు ఒకలా ఉంటుంది. బాడీ మొత్తం షుగర్ లెవెల్స్ అవి పైకి లెగాలి అంటే ఒక రోజు పెట్టుకోవాలి. అలా
హ్మ్. <giggles> నిజంగా చాలా, మానేస్తే మానేయండి. ఆ! అంతే కదా! హ్మ్. ఓహ్! ఆ! అంటే ఆ రోజు మీరు మీకు నచ్చిన ఫుడ్డు తింటారనమాట.